నిజం. నిజం. అంటే నిజంగా ఇప్పుడు సూర్యుడు అంటే ఆ వెలుతురు మన బాడీ మీద నేచురల్‌గా పడినప్పుడు ఆహ్, మనిషి కూడా యాక్టివ్ ఉంటాడు నిజంగా.
ఆ! నాకది బయట చూడంగులోనే నాకు సూర్యుడు కనిపిస్తాడంటే ఇక్కడ నేను సంతోషంగా ఉంటా. లేదు బయట సూర్యుడు క కనిపించట్లేదు. ఇంకా మొత్తం బ్లాంక్ ఇట్లానే ఉందంటే నేను డల్లయిపోతా అంటే ఎందుకో యాక్టివ్ ఉండను. అంటే ఆహ్, హ్మ్. అదొక తెలియని లోనెస్ మంచిగా పని చేయలేను.
అవునవును. డల్ అయిపోతారు. అం అవును. ఎప్పుడైనా, ఎప్పుడైనా ఇలా ఎక్కువ రోజులు సూర్యుడు కనిపించకుండా మీరు బాగా ఇబ్బంది, చికాకు కలిగినటువంటి సందర్భముందా?
ఆ! ఉందండి. <sniffs> నేను నా జాబ్ పరంగా నా నా జాబు రె ఏ 2021లో ఒచ్చింది. <sniffs> ఆహ్, హ్మ్. అప్పుడు <smacks lips> కొ కొన్ని రోజులేమో కొ సంవత్సరం వరకు కూడా ఏంటంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమే లాక్ డౌన్ అప్పటికి తీసేయలేదు. 22లో, 2022లో కంపెనీ ఓపెన్ చేసినప్పుడు హైదరాబాద్‌కి షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది. <sniffs> సో 2022 ఇప్పుడే షిఫ్ట్ అయిన ఆహ్, అదెప్పుడు ఏప్రిల్‌లో సమ్మర్ మంచిగుంది. దాని తరువాతేంటంటే ఇంకా మనకి వెంటనే ఆహ్, ఈ సీజన్ ఒస్తది కదా! ట్రా ఆహ్, రేనీ సీజనొస్తది. వర్ష వర్షాకాలం వచ్చినప్పుడేంటంటే అప్పట్లో ఆ 2022 వర్షాలు బానే పడ్డాయి. అయితే హ్మ్. <smacks lips> దాదాపుగా ఆగస్ట్‌లో ఆహ్, జులై నుంచి ఆగస్ట్ ట్రాన్సిషన్ మధ్యలోనే ఏమో ఒక 10 రోజులు, 15 రోజులు అండి. అస్సలా కా విపరీతం అసలా ఆ వర్షం. అంటే సన్న చినుకులు పడతా ఉంది. ఏంటి? 10 రోజులా? అసలు ఆ సూర్యుడు లేకుండా అసలు నేను ఆహ్, నాకేంత ఇబ్బంది కలిగిందంటే చెప్పను అసలు నేను చెప్పలేను. అన్ని బయటకెళ్ళిన ఎ ఆఫీస్‌కెళ్ళబుద్ధి కాదు. లేవబుద్ధి కాదు. బయట అడుగు హ్మ్. బయటకి, బయటకి అడుగు పెట్టలేను. ఆహ్, ఒక యాక్టివ్ ఏదైనా పని చేద్దామంటే బయట చూస్తేనే చికాకు చికాకుగా ఉంటది. అసలా సూర్యుడు కనిపిచ్చడు.ఆహ్, హ్మ్, అంటే అసలు మైండ్‌లో అంతా అదొక టైప్ ఆఫ్ డిమ్‌నెస్ ఆహ్, <smacks lips> డల్‌నెస్, యాక్టివ్‌నెస్ ఉండదు. అందరు ఏదో ఒక చీకట్లో బ్రతుకుతున్న ఫీలింగోస్తది. ఆ! అంటే ప్రతి ఒక్క లైఫ్ కూడా చీకటయిపోతున్నట్టు నా లైఫ్ ఏదో చీకటయిపోయినట్టు ఫీలింగన్నమాట.
రెండు వేల ఇరవై ఒకటి అవును. అవును. అవునండి. అవును. అవును. ఏప్రిల్. అవును. రెయినీ సీజన్ ఒస్తుంది. వర్షాకాలం. వర్షాకాలం. పడ్డాయి. అవును. అవును. అవును. <chuckles> నిజం. అంటే ఏ రకమైన ఇబ్బంది? అంటే మీరు ఆఫీస్‌కి ఎళ్ళకపోవడం? ఓహ్! నిజం. అది వర్క్ ఫ్రమ్ హోమ్ నిజంగా. అవును. కనిపించడు. ఆవ్ ఆవ్ డల్‌నెస్. అవునండి. చీకట్లో బతుకుతున్నట్టు. మీకట్లప్పుడు అనిపించిందయితే.
ఆ! అయితే అది 2022 కదా! 2022 అట్లనిపిచింది నాకు. కట్ చేస్తే 2023, 4 కొంచెం కొంచెం చేంజ్ అవుతూ. ఇప్పుడెంటంటే వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నా నేను. <chuckles>
అనిపించింది. అవును.